అయితే అండి మా అమ్మగారు ఇప్పటికి దాదాపు తనకి 54, 55 సంవత్సరాలండి. అంటే తనకి అంత అంటే 53 న 54 ఉన్నా కానీ తను ఎలాగుంటదనంటే ముప్పై ముప్పై ఐదు వయసున్న ఆమెలాగుంటదనమాట.
అవునండి. అవును. ఓహ్! అంటే హెల్తూ కాన్షియసే చాలా ఎక్కువగా ఉంది నిజంగా ఈ విధంగా.
చాలా ఎక్కువండి. అంటే మనము ఆహ్, అంటే మనిషనేవాళ్ళు పని లేకపోతే ఆహ్, అంటే ఒత్తిగా అలా కూర్చోద్దండి. ఎళ్లి వాకింగ్‌కో, వ్యాయామమమనో, ఎక్సర్సైజెసెస్ అనో ఖచ్చితంగా చేయాలి. ఎందుకూ అనంటే, మన శరీరంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషననేది బావుంటదండి.
అవునండి. అవును అండి. ఆ! నిజం అండి. బావుంటుందింక మంచిగా చెప్పారు.
మా అమ్మగారు చిన్నప్పటినుంచి అదే చెప్పేవాలండి. ఎప్పుడైనా ఖాళీ అనిపిస్తే నువ్వు బయటకెళ్ళి క్రికెట్ ఆడుకో లేకపోతే వాకింగ్ చెయ్యి, పరిగెత్తు.
అవునండి. క్రికెట్ ఆడుకోపో, ఏదైనా జాగింగ్ యెళ్ళిపో.
హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి, మా అమ్మగారి నుంచి నేర్చుకున్నానండి నేను జేప్పాలంటే.
ఫిజికల్ యాక్ట్ ఆ! నిజం. మంచి అలవాటండి నిజంగా. ముఖ్యంగా ఆ! ఇంకోటేంటండి?
ఇంకొకటండి ఇంకొకటండి ఎప్పుడన్నా మనకి ఆహ్, దురదృష్టవశాతు అప్పుడప్పుడు జరాలొస్తూ ఉంటయండి మనకి ఖచ్చితంగా.
అవునండి. ఖచ్చితంగా. అవునండి.
అంటే మనము వెదర్ చేంజ్ కానివ్వండి, ఏదోకటి ఇంకా. మనకి ఫుడ్డూ వ పడకపోయినా, అలా వెదర్ చేంజొచ్చి మనకి జరమొచ్చినప్పుడు ఒక మైండ్‌సెట్ అనేది నాకు నేర్పించారండి మా అమ్మగారు. అంటే చాలా మందికి జరమొచ్చిందంటే, అయ్యో! జరమొచ్చిందని జెప్పి కృంగిపోతరు.
వెదర్ చేంజ్. అవునండి. ఏంటది? జరమొచ్చింది. డీల పడిపోతాము, ఇంక బెడ్డుకతుక్కొని ఉంటాము, లేవలేము. అవును. అవునండి.
అంటే ఆ! అతుక్కొని ఉంటామండి. నిజంగా. కానీ జరమొచ్చి ఆ మనము అప్పుడే గమనించాం అనుకోండి, జరం లేదు ఏం లేదు అసలు నేను చాలా బాగున్నాను అని చెప్పి, మనకి మనము హ్మ్. అవునండి. ఆ అఫర్మేషననేది చేసుకోవాలండి. నేను చాలా హెల్దీగున్నాను. నాకేం జరం లేదు అన్నట్టు మనం చేసుకుంటే నిజంగా రాదండి. నేను, నేను నిజంగా అవాక్కయిపోయాననమాట. అట్లా చేయడం వల్ల.
ఆ! మన మైండ్‌సెట్. ఓహ్! నిజంగండి. <coughs> నిజం. అంటే మీ అంటే మీకూ ఇ ఇలా ఒచ్చినప్పుడు మీరిలా అనుకోడంతో మీరు చలాకిగా అయి అయిపోయారా?
హ్మ్.